దోశ లాగా ఏసుకోవచ్చనమాట.
అంటే, ఆహ్, అప్పడికప్పుడు ఇన్‌స్టంట్‌గా.
ఇన్‌స్టంట్‌గా. ఇన్‌స్టంట్‌గా, ఆ! వుట్టి రాగిపిండనుకోండి విరిగిపోతయి. రావు సరిగ్గా. అంటుకోదది.
ఓకే. హ్మ్. హ్మ్. అదేలేండి దోశల్లో చిరిగిపోయిన జాకెట్లు ఒస్తయి. <chuckles>
ఆ! అవును. ముక్కలు ముక్కలు ఒస్తాయనమాట. అందుకని అందులో కొంచెం గోధుమ పిండి. ఒక్కొక్కసారి కొద్దిగా శనగపిండి గూడా వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇట్లా మనకి ఇష్టమైనవి ఏసుకోవచ్చు. క్యారెటు గూడా తురుమేసుకోవచ్చు. ఆ! వెజ్జీస్ ఏవైనా వేసుకొని అలా చేసుకుంటే అవి కొంచెం మందంగా కలుపుకోవాలి. మరీ పల్చగా గాకుండా కలుపుకొని వేస్తే
<giggles> అదేలెండి. వెజ్జీస్ మీరన్నట్టు. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఎంత సేపు? అంటే అప్పడికప్పుడు ఏసుకోవచ్చా? లేపోతే ఒక 10 నిమిషాలు ఇట్లా పావుగంట ఉంచాలి
అవసరంలా. ఏం అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఏసేసుకోవచ్చు. డైరెక్ట్‌గా వేసి సిమ్‌లో హ్మ్. ఆ! గోధుమపిండి, రాగిపిండి. కొంతమందేంటంటే అందులోనే ఆహ్, కారం గూడా ఏసుకుంటారు. నేనేసుకోను. ఆహ్, కారమేయకుండా ఆహ్, మామూలుగా ఉప్పు, అలాగే ఎప్పుడన్నా ఒకసారి ఉల్లిపాయ కట్ జేసి ఏసుకుంటా. ఉల్లిపాయి, ఇంకా క్యారెటు, హ్మ్ ఇవన్నీ. అలా ఏసుకొని చేసుకుంటే చాలా బావుంటుంది అది గూడా టేస్టీగా. ఇప్పుడు మనకి పొద్దున్నించి వర్క్ చేస్తూ జేస్తూ ఉండి, సాయంత్రం అయ్యేసరికి ఆకలేస్తూ ఉంటుంది గదా! ఆఫ్టర్‌నూన్ తిన్నా గూడా సాయంత్రం అయ్యేసరికి కాస్త ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అది తీసుకుంటాను. అలాగే గ్రీన్ టీ.
ఆ! ఓకే. గోధుమ పిండి, రాగిపిండి. హ్మ్. ఓకే. ఓకే. పెట్టుకొని. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అవును. అవును. ఓకే. ఓహ్! ఓకే. అంటే, మె మెల్లిగా హెల్త్ కాన్షియస్‌కి బాగా ఒచ్చేసారనమాట. అంటే ఫస్ట్ నుంచి. హ్మ్.
దాంతో పాటు. అది విషం లాగా అనిపిచ్చేది నాకు. అవును. అవును. అవునండి. అవును. నాకు భయం. ఒక హెల్త్‌కి ఏదన్నా అవ్ అవుతుంది. మనం అని అనిపిస్తే గనక ఇంక చాలా భయమేసేస్తుందన్నమాట. ఏదో అయిబోతుంది, ఇంక బోతాను, అనే రేంజ్‌లో ఉంటుంది. ఏముండదక్కడ మళ్ళీ. <giggles>
ఓకే. <giggles> అయ్యయ్యో! అంటే అంత ఎక్కువగా ఆలోచించేస్తున్నారా అయితే?
ఆ! అంటే అంత భయం నాకు. అన్ అంటే కొంతమందిని మాములుగా చిన్నప్పుడు అట్లా తాతయ్య వాళ్ళని అట్లా చూసి కొంచెం నాకు భయమనమాట. అవును. ఇబ్బంది. ఆ! ఇబ్బంది పడుతు పడు అప్పుడు వాళ్ళు ఇబ్బంది బడేవాళ్ళు. అది చూసి టెన్షన్ అన్నమాట నాకు. అమ్మబాబోయ్! ఇంత పెయిన్ ఉంటుందా? అట్లా ఏంటో మరి చిన్నప్పుడే చూసాను గదా! కాస్తలా అలా ఉంటుందన్నమాట. అందుకని ఆ! మైండ్‌లో బడిపోయింది. ఆ మైండ్‌లో బడిపోయింది కాస్త దాన్నిట్లా చేంజ్ జేసేసుకున్న. నిజమండి నేను చెప్తే నమ్మరు మీరు ఆహ్, గ్రీన్ టీ ఫస్ట్‌లో నిజంగా విషం లాగా ఉండేది నాకు. <giggles> ఇదెట్లా తాగుతారు అని? ఆ!
హ్మ్. హ్మ్. ఓకే. అదే ఆరోగ్యపరంగా చూసి ఉన్నారైతే. ఆ! హ్మ్. అదేలే. అది ఇంకా మైండ్‌లో పడిపోయుంటది మీకు. హ్మ్. <giggles> అదేలే. అంటే, ఎంత క్వాంటిటీతో స్టార్ట్ చేశారు మీరు? అంటే ఇట్లా కప్స్ మెజర్ చిన్న కప్‌తోనే. హ్మ్. అవును.
చిన్నదే. చ్ చిన్న కప్పు. ఈ డిప్స్ ఉంటాయి గదా! ఆ డిప్స్‌తోనే మొదలుబెట్టాను. అదేంటో అసలు ఇప్పటికీ నచ్చదు. కానీ, గట గట తాగేస్తా ఏదో ఒకటిలే అని. అంతే. అంతే. <giggles> టానిక్ దాగుతాం గదా!
ఓకే. ఆరిపోయినాక తాగేస్తారా? మీరు తాగాలి గదా అని. ఓకే. ఇప్పుడిందాక మరి స్నాక్స్ అని జెప్పారు గదా! అది ఎక్కువగా ఇట్లా మీరు ఈ హెల్తీ అన్నీ స్టార్ట్ చేశారు. బట్ టైమింగ్స్ కూడా ఏమన్నా సా ఈ టైమ్‌కి ఇది తింటేనే ఆరోగ్యకరంగా ఉంటది అట్లా ఏమన్నా కాన్షియస్ ఒచ్చిందా?
టానిక్స్ తాగుతాం గదా! అలా. హ్మ్. హ్మ్. అవును.

స్వీట్ కార్న్‌ని ఇవన్నీ తీస్తాం గదా! మామూలుగా గింజల్ని, ఆ తీసి దాన్ని మిక్సీ యెయ్యాలి, ఆహ్, కచ్చాపచ్చాగా మరీ మెత్తగా వేసేయకూడదు. హ్మ్, వేసి అందులో ఉప్పు, అల్లము ఆ తర్వాత పచ్చిమిర్చి ఇవి వేసుకొని, ఆహ్, దాన్ని ఇట్లనే ఇప్పుడు మనం చెప్పిన ఇది ఉంది కదా! గుంత పొంగనాలు దాంట్లో అయినా చేయొచ్చు. ఆ! హ్మ్, ఆ పాన్‌లోనే చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ ఒస్తున్నాయి గదా! ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టినా గూడా మంచిగా బాగొస్తాయి. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకుంటే బావుంటాయి. అవెక్కువ నూనె కూడా ఏం పీల్చవనమాట. దాంట్లో ఇయ్యి మనకి ఇదుండదు గదా! మినప పిండి ఉండదు కాబట్టి ఎక్కువ పీల్చదు.
హ్మ్. అవును. ఓకె. మెత్తగా కాకుండా, హ్మ్. హ్మ్. అవును. పొంగన పాన్‌లో, ఆ పాన్‌లోనే, ఓకె. అవునవును. హ్మ్. ఓకె. ఓకె. అదేలెండి. అవును. మీరెక్కువగా ఏది చేస్తారు? అంటే ఆహ్, పొంగనాలు పాన్‌లో చేస్తారా? ఎయిర్ ఫ్రై‌లో చేస్తారా? లేపోతే డీప్ ఫ్రై <chuckles> అంటే ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు గదా! మామూలుగా ఇట్లాంటియి చేసుకున్నప్పుడు.
హ్మ్. ఒక్ ఒక్ అవును, అవును. అందరూ, అందరూ తినాలి గదా! అందుకని నేనైతే డీప్ ఫ్రైలోనే చేస్తాను. ఇదొక్కటి మాత్రం ఈ వడలు. హ్మ్, లేకపోతే తినలేరు మా వాళ్ళు <chuckles> అంటే అమ్మ నాన్న వీళ్ళెక్కువ తినలేరు.
ఓకె. అదేలెండి. హ్మ్. అదేలే. ఆహ్, హ్మ్, అదేలే మీరింక స్టార్ట్ చేసారు. అందరూ అట్లాగే ఉండాలి అనుకోకూడదు కదా! ఓకె. హ్మ్.
అవును. అందుకనె వాళ్ళ కోసం ఇట్లా హెల్దీ స్నాక్స్ చేయడంలో అట్లా హెల్ప్ జేస్తూ ఉంటా, ఇంగది నేనే చేస్తాననమాట. ఆహ్, వాళ్ళకి బావుంటాయి, నచ్చుతాయి, అడుగుతారు కూడా. హ్మ్, అవునవును. <chuckles> ఇట్లా అనమాట.
ఓకె. నచ్చితే. మళ్ళీ చెయ్యమని. నైస్ అంటే ఇంట్లో ఎక్కువగా మీరే ఆహ్, ఇట్లా స్నాక్స్ చేయడం గాని, హెల్తీగా చూడడం గాని ఆహ్, మీరేనా లేకపోతే ఇంట్లో అమ్మ గాని లేపోతే ఎవరన్నా మీ సిస్టర్ ఆర్ బ్రదర్.
హ్మ్. ఆ! చాలా వరకు. ఆ! అమ్మ మామూలుగా, మామూలుగా వంట చేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్‌కి ఈ స్నాక్స్ ఈ హెల్తీ రెసిపీస్ ఇలాంటివన్నీ, ఆ! నేనే జూస్తూ ఉంటా చాలా వరకు. ఆహ్, యాహ్!
హ్మ్. ఓకె. వెరైటీస్ హ్మ్. ఓకె ఓకె, నైస్ బా చెప్పారు. అంటే <smacks lips> ఫస్ట్ యాసిడ్ రిఫ్లెక్స్ నించి హెల్దీయెస్ట్ పర్సన్‌గా మ ఎలా మారింది, అలా చిన్న చిన్నగా ఆరోగ్యకరంగా, సులభంగా స్నాక్స్ ఎలా చేయాలనేది రెసిపీస్ అయితే బా షేర్ జేసుకున్నారు. <chuckles> మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
హుహు. <chuckles> అవును. ధన్యవాదాలండి.

అట్లా అట్లా అంటే సాయంత్రం పూట ఎక్కువ శాతము. కానీ కొన్నిసార్లేమవుతుందంటే నేను లంచ్ బాక్స్‌కి కూడా అలానే పెట్టుకెళ్తాననమాట. ఇప్పుడు ఈ కట్లెట్స్ ఉంటాయి. ఆహ్, ఎట్లా చేస్తామంటే అవి ఈ రవ్వుంటుంది గదా! మనకి ఉప్మా రవ్వ ఆహ్, సూజీ రవ్వ. ఆ! బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ తోటి చేయొచ్చనమాట. బొంబాయి రవ్వని కొంచెం మజ్జిగేసి నానబెట్టి వాటర్ కూడా కలపాలి. కలిపి కాసేపు పక్కన బెడితే అది నాన్తుంది. దాంట్లోకి మనం కావాలనుకుంటే ఆలు ఉడకబెట్టుకొని దాన్ని మ్యాష్ చేసేసి ఇంకా మనకెన్ని వెజ్జీస్ కావాలంటే అన్నేసుకోవచ్చు స్వీట్ కార్న్‌తో సహా వేసుకో
ఓకే. అవును. బొంబాయి రవ్వ. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే నానబెట్టడం అంటే ఇంత టైమనుంటుందా? అది గూడా లేపోతే ఇన్స్టంట్ ఓకే. అరగంట నానబెట్టాలి. హ్మ్.
ఒక అరగంట. చాలు ఒక అరగంట చాలు. ఆ! నానిపోతుందన్నమాట. అది తొందరగానే నానిపోతుంది. దాంట్లోకన్నీ కలుపుకొని ఆ వాటర్ ఎక్కువ ఎక్సెస్ వాటరుంటే అంటే ఎక్కువ పోయకూడదన్నమాట. కొంచెమే పొయ్యాలి. తడిచేటట్టు. ఆ! తడిసేటట్టుగా బోస్తే చాలు. ఆ దాంతోటి ఇక మనం ఇవన్నీ వేసుకొని వాటిని టిక్కీస్ అంటాం గదా! ఏది ఈ హ్మ్, గుంట పొంగనాలుంటాయి. ఆ! గుంట పొంగనాలది ఉంటుంది గదా పాత్ర. అందులో పా అందులో వేయొచ్చనమాట. అందులో వేస్తే మనకి నూనె కూడా ఎక్కువ పట్టదు డీప్ ఫ్రై అవ్వదు. బయటికేమో బాగా
ఓకే. అదేలెండి. ప పల్చగా గాకుండా కొంచెం గట్టిగా. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును చిల్లస్ లాగా హ్మ్. అవునవును. హ్మ్. అవును పాను. హ్మ్. ఓకే. అదేలెండి. ఇంకా రో డీప్ ఫ్రై అవ్వకుండా చక్కగా ఆయిల్ గూడా తక్కువ ఇదవుతుంది. హ్మ్.
తక్కువ. అవును. ఇలాంటివి కూడా నేను స్నాక్సు ట్రై జేస్తాను. అయితే మళ్ళీ ఇంకేంటి స్వీట్ కార్న్ ఉంటాయి. స్వీట్ కార్న్ తోటి వడలేస్తారు.
ఓకే. హ్మ్. స్వీట్ కార్న్‌తో వడలు, అంటే మామూలు కార్న్‌తో స్వీట్ కార్న్‌తో గూడా వడలేస్తారా?
ఆ! ఆ! అవునండి. స్
ఓకే. ఎలా ఏస్తారు మీరు?